హ్మ్. చెప్పండి.
నేనూ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడండి. నేను 60 కేజీలు ఉండేవాడినండి. నా ఏజ్ అప్పుడు 22 ఇయర్స్ అంత ఉండేదండి.
హ్మ్. ఇరవై రెండుకు, 22 సంవత్సరాలకి 60 కేజీలంటే ఇదేదో ఆలోచించాల్సిందే కొంచెం.
ఆ! అప్ ఎక్కన్నా 22 సంవత్సరాలకి 50 కేజీలు ఉండాలండి 10 కేజీలు ఎక్కువ ఉన్నాను నేను.
హ్మ్.
అయితే నేను 10 కేజీలు ఎక్కువ ఉన్నాను. ఈ మనకు జీతం వస్తుంది. మన డబ్బులు మన చేతుల్లో ఉన్నాయి. ఇంటికి కొంత పంపిస్తున్నాం. ఇప్పుడు నచ్చిన ఫుడ్ మనం వీకెండ్‌కి 4 ఆదివారాలు 4 బిర్యానీలు ఇలాగే అయిపోతుందండి.
హ్మ్.
కొంచెం ఇంకో 5 కేజీలు పెరిగిపోయాను మళ్ళీ.
అయ్యయ్యో! బిర్యానీల వల్ల అంటారా?
బిర్యానీల వల్ల పెరిగిపోయానండి.
స్వీట్ కూడా తింటారా ఎక్కువ?
స్వీట్ ఎక్కువ తింటానండి.
ఆ! అరటి పళ్ళు తింటారా?
అరటిపళ్ళు కూడా తింటానండి. అయ్
ఐస్ క్రీమ్ తింటారా? మరి అన్ని బరువు పెరిగేవే తినేసి మళ్ళీ బరువు పెరిగిపేయానంటే పెరగకపోతే తగ్గుతారా ఏంటి?
అన్నీ తింటానండి. అస్త్ ద్ అంటే కానీ నేను అస్సల డై నా జీవితంలో డైటు, నడక అనేది ఉండదు. నేను హెల్దీ అనుకున్నానండి.
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆ!
అయితే ఈయ్
అన్ని ఇంత చక్కగా ప్రతీది తింటాను తింటానంటే ఎందుకు పెరగరు. హ్మ్. అవును.
ఏమైందంటే, కొంచెం స్తు సుఖమొచ్చేసిందండి కొంతండి. నడకలు లేదండి. ఆఫీస్ కెళ్ళడం కూర్చోడం, ఏదో పని జేసుకోడమా, వచ్చేడం ఇలాగే జరిగేదండి పడుకోడం. అయితే కొంచెం సంపాదన పెరిగేటప్పటికి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను.
హ్మ్. అవును.